మనం రోజు మొత్తం ఏదో ఒక పనులు చేసి, అటు ఇటుగా అయిపోతూ ఉండు సతమతం అయిపోతూ ఉంటాం కదా! అలా కాకుండా మనం చేసే పని పట్ల శ్రద్ధగా ఉంటూ, మనం చేసే పనిలోనే ఆనందం వెతుక్కుంటూ రోజంతా గడపాలి అంటే, మీరేం చేస్తారు?
హ్మ్. అవునండి. హ్మ్. అవును. ఇప్పుడు పని ఉద్ పని దగ్గరికెళ్ళేటప్పడికి ఎలా ఉంటోంది ఇప్పుడు పనిప్ మా ఈ ఒక రకమైనటువంటి ఒత్తిడుంటుంది. ఒకప్పుడు చూడండి. హాయిగా పనిచేసుకొని పొద్దున్న 10 గంటకెళ్తే ఐదో గంటకల్లా ఇంటికొచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. పనంటే అలా లేదసలు. మొత్తం. ఆహ్, అంతా ఆహ్, గొడవ, గొడవ. గోల, గోల. ఆహ్, చాలా మంది కస్టమర్లయిపోయారు. పాలా చాలా ఎక్కువ ఓచర్లొచ్చేస్తున్నాయి, ఎక్కువ పని జేస్తున్నాం. అలాంటి పరిస్థితులో ఇంటికొచ్చేటప్పడికి హ్మ్. చాలా హ్మ్. అంటే. హ్మ్. డిస్టర్బ్డ్‌గా అనిపిస్తోందనమాట. దీన్ దీంట్లో నుంచి బయటకొచ్చి ఒక మంచి ఆనందం అనంటే మనం ఏం చేస్తం? హ్మ్. సాయంత్రం పూట ఒక వాకింగ్‌కెళ్ళటం అని కానివ్వండి, లేపోతే ఆహ్, వవ్ ఏవేమైనా పిచ్చి, పిచ్చి పాటలు పాడటం. పాటలు పాడి వాళ్ళతో
హ్మ్. హ్మ్. హ్మ్.
"ఆ! ఏంటి గోలా" అ అనన్
మీ ఎక్కడికెళ్ళేవాళ్ళు? బయటికి అంటే, బయటికి వెళ్ళడంంటే స్నేహితులతో ఎళ్ళేవాళ్ళా? లేదంటే ఒక్కళనే వెళ్ళేవాళ్ళా?
ఆ! అంటే అది పరిస్థితిని బట్టి ఎవరైనా దొరికారనుకోండి. మనం తిరిగే పార్కులో, చిన్న చిన్న అలవాటంటే ఇదే. రోజు సాయంత్రం మా గాని పొద్దున్న పొద్దున్నయితే కంప్ తప్పనిసరిగా వెళ్ళాలి. సాయంత్రం పని ఒత్తిడుంది అంటే సాయంత్రం కూడా వెళ్ళాలి. అలా అంటే ఈ స్నేహితులు పొద్దున్నయితే దొరుకుతారు స్నేహితులు. మనతో పాటు వస్తారు. వా వాళ్ళతో వెళ్ళి ఒక గంట, 2 గంటల సేపు ఆ పార్కులో ఏదో ఒకటి చేసి ఆహ్, హ్మ్ కాలం గడిపేసి, మళ్ళీ సాయంత్రం ఇంటికొచ్చేయడం, ఇదొక పద్ధతి. దీని తర్వాత ఆ!
హ్మ్. అవును. అయితే కొంతమంది ఇలా స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు పార్క్‌కి కాకుండా, సరదాగా అలా కొంచెంసేపు బయటికి వెళ్ళి ఒక ఛాయ్ తాగేసి, లేదంటే ఒక బిస్కెట్లు తినేసి, అలా సరదాగా గడిపొస్తారు చూడండి, అది గూడా ఒక అలవాటులా మార్చుకొని ప్రతిరోజు ఫ్రెండ్స్‌ని కలిస కలవాలి అనే ఆలోచనతో కూడా చేస్తూ ఉంటారు గదా! అలా మీకీని అలవాటుందా? టీ, కాఫీలు గానీ, బిస్కెట్లు తినటం గాని అట్లా?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునవును. ఆ! అవునండి. టీ, బిస్కెట్టు తినటం కా వాళ్ళతో గ ఫ్రెండ్స్‌తో గడపడం అనేటువంటిది అది కూడా అలవాటుంది. ఆహ్, అంటే ఎవ్ ఆ సమయం సందర్భం బట్టి. ఇప్పుడు ఏది కలిసొస్తే అదనుకోండి, అయి బాగా హ్మ్, ఆ పని నుంచి మా ఒత్తిడి నుంచి ఆనందం రావాలి అంటే ఆ సాయంత్రం పూట ఏది కలిసొస్తే అది. ఇక మంచిగా నలుగురు స్నేహితులు కలిసారంటే వాళ్ళతోనే ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ, ఆహ్, హ్మ్. 2, 3 సార్లు, ఆ రాత్రి ఓ 2, 3 గంటలు వాళ్ళతో మాట్లాడామంటే గంటకొ టీ టీ బిస్కెట్టు లెక్క తాగటం. లేతే చిన్న చిన్న టిఫిను చేయటం, మెయినేంటంటే ఎక్కువసేపు సోది చెప్పడం. ఆహ్, ఇందులో ముఖ్యమైనటువంటి విషయం. ఏదో ఒక ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ మీద బాగా మాట్లాడుతూ ఉండడం అనమాట. ఇది ఇలాగా, అదలాగా అని. ఓ అక్కడ
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఏదో ఒకటి. ఒకళ్ళకి ఒకళ్ళు పంచుకుంటూ ఉంటారనమాట అట్లయితే. అయితే కొంతమందికి ఇప్పుడు మీరు పార్కుకి వెళ్తామన్నారు చూడండి, అలా చాలామందికేంటంటే పార్కుకే కాకుండా ఏదైనా ఒక నది ఒడ్డున కూర్చోడము లేదంటే ప్రకృతిని ఆ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ బాధొచ్చినా మర్చిపోయి అదొక అలవాటు చేసుకుంటారనమాట. ప్రకృతితో మాట్లాడడము ఆహ్, దాని నుంచి మంచి మంచి ప్రతిస్పందన పొద్దుతూ ఉండి నేనిలా మాట్లాడాను చెట్టుతో, అలా గూడా అనుకుంటూ ఉంటారు. నేను విన్నాను. ఆహ్, మీరు ఎప్పుడైనా గాని దాన్ని అనుసరించారా?
ఆ! అవునండి. అవునండి. ఆ! అవును. ఆ! హ్మ్. ఆ! నేను అంటే హ్మ్, ఆహ్, మాట్లాడడానికి వాళ్ళ లాంగ్వేజ్ రాలేదు గానీ నేను వాళ్ళతో చూడటం, ప్ర అది చూడడం అయితే బాగా అలవాటండి. ప్రకృతి చూడటం కానీ, ఆ చెట్లు అంటే తిరగటం, ఆహ్, ఆ పక్షుల అరుపులు వింటం, తర్వాత ఇంకా ఇలాగే అక్కడే ఆ! ఆ! కూర్చోడమనుకోండి, ఆహ్, మా ఆ పచ్చదనాన్ని ఆహ్, ఆస్వాదిస్తూ అలా కూర్చొని ఉండటం అం అందులో చాలా ఆనందం ఉంటుంది మనకి. ఎంతో ఆనందం ఉంటుంది. ఎంతో హాయుంటుంది. ఎంతో చక్కగా కూడా ఉంటుందనుకోండి. అలా. అవును.
హుహు. ఆ! అవునవును. ఓకే అండి. అయితే ఇంట్లో? ఇంట్లో మీ రోజువారీ అలవాట్లెలా ఉంటాయి? మీరు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంటారెక్కూగా?
పొద్దున లేవడం అంటే పొద్దున లేచి దెగ్గర నుంచి ఒక టి. ఒక చెట్టుని చూస్తూ టీ తాగుతాను ఫస్టు. పొద్దున్న రోజు ఇదే పని. ఓ మంచి మా ఇంటెదురుగుండా వేప చెట్టొకటుంది. దాన్ని చూస్తూ టీ తాగుతాను రోజు పొద్దున్నే. ఇది ఫస్టు పని.
ఓహ్! ఓకే. హ్మ్. ఒక్కళ్ళే కూర్చొని తాగడం ఇష్టమా? లేకపోతే ఎవరైనా పక్కన తోడుంటే బావుండిద్ది అనిపిస్తుందా?
ఆ! ఒక్కడినే తాగుతూ ఉంటాను. అంటే పక్కన తోడుంటే బావుంటుంది అనిపించిన ఎవరు ఉండరు. అందుకని నేను, ఒక్కడినే తాగేస్తా. శుభ్రంగా బావుంటుంది. పక్కన ఇంకోళ్ళు ఉంటే తిడుతూ ఉంటారు నన్ను. అందుకని నేను వాళ్ళని ఉంచుకోవడం మానేశాను. <chuckles>
ఓహ్! హ్మ్. <giggles> ఓహ్! <chuckles> ఓకే అండి. ఇంకా ఆ! చెప్పండి.
అదిగని ఏ ఏ నేను టీ తాగుతాను. టీ తాగిన తర్వాత గబగబ హ్మ్. ననుం కాలకృత్యాలు తీర్చుకొని, హ్మ్. దంతధావనం ఇలాంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ జేసేసి, ఫస్ట్ పరిగెత్తుకుంటూ పార్క్‌కెళ్ళిపోతానండి. ఎట్టి పరిస్థితిలో నేను రోజు, రోజు పొద్దున్న 5 గంటలకల్లా పార్క్‌లో ఉండాలి.
హ్మ్.
హ్మ్. ఆ! పార్క్‌లో ఉంటేనేమో, మా పార్క్‌లో 80 ఏళ్ళు పై పడిన వృద్ధులు ఉన్నారుక్కడ ముగ్గురు, నలుగురు. వాళ్ళకి ఆ! నాకన్నా ఓ 30 ఏళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు. వాళ్ళు, ఆళ్ళేమో నేను 5 గంటలకెళ్తే, వాళ్ళు 4 గంటలకే వచ్చి కూర్చొని అప్పటికే వాళ్ళు వాకింగ్ కూడా కంప్లీట్ చేస్తారు 5 గంటలకల్లాను.
ఓహ్! ఓకే. ఓహ్! అబ్బా! అబ్బా!
హ్మ్. కానీ, వాళ్ళతో గడపడం ఎలా ఉంటుందంటే, మీకు అదొక 2 అవర్స్ వాళ్ళతో గడుపుతాననుకోండి, ఈ వెళ్ళి వెళ్ళగానే ఏం చేశారంటే, ఒకాయన రోజు జరిగేది ఇది, ఇలాగే జరుగుతుంది. కాపోతే, ఒకరోజు ఒకళ్ళు ఒక పని చేస్తే, ఇంకో రోజు ఇంకో పని అలా పనులు మార్చుకుంటారు గానీ, వెళ్ళగానే ఈ ముగ్గురు, నలుగురు‌లో ఒకాయన ఇలా వాచ్ చూపిస్తాడు నాకె నాకు అలాని పట్టుకొని ఉండిపోతాడనమాట. అయ్యా టైం చూసాను సార్ అన్న కూడా, ఒక రౌండ్ కొట్టేంతవరకు ఆ వాచ్ పట్టుకొని ఉండిపోతాడు. ఏంటంటే, "టైం చూడు, నువ్వు ఏ టైంకొచ్చావు, ఏ టైం‌కి రావాలి?" అంటే
హ్మ్. ఆ! ఓకే.
5 గంటలకు రావాలనుకోండి. మనం 5:15 అయతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. పావు గంట లేట్ వచ్చావు అని చెప్పడానికి. ఆ వాచ్ పట్టు ఆ వాచ్ పట్టుకుంటాడు. సరే వాచీ "ఏదో సార్ పొరపాటు అయిపోయింది. రాత్రి ఆఫీసులో లేట్ అయింది సార్" అని అంటే, "మేము కూడా ఉద్యోగాలు చేసామయ్యా! నేను జనరల్ మేనేజర్‌గా పని చేేశాను. అయినా ఇలా వస్తామా?" అని అంటాడు ఓ మాట. "ఆ! సరే, సరే ఏదో పొరపటు అయిపోయింది. కానీవ్వండి" ఒక రౌండ్ కొడతా. కొట్టగానే ఇంకొకాయన ఏమంటాడంటే, "ఈ మధ్య స్పీడ్ కొంచెం తగ్గిందయా!" అంటాడు.
హ్మ్. ఓకే. చాలా మంచి <giggles> <chuckles>
అనగానే హ్మ్, ని అప్పుడు వాళ్ళు, వాళ్ళు నాతో మాట్లాడుకోరు, వాళ్ళు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ స్పీడు, స్పీడు తగ్గడం కాదండి, ఆ అమ్మాయిలుంటే కొంచెం స వెనక కొంచెం స్లోగా నడుస్తాడు. లేకపోతే స్పీడుగా వెళ్ళిపోతాడు. వాళ్ళు నన్నడగరు, నువ్వు తగ్గిందని చెప్పరు నాకు.
హ్మ్. ఆహా! <chuckles> అయ్యొ! అయ్యో! ఆ! అంటే, మీకు చెప్పకుండా ఊరికే అలా మీ మీద హాస్యం చేస్తూ ఉంటారు.
ఆ! ఇలా హాస్యం చేస్తూ ఉంటారు. ఇలా ఏదో అంటూ ఉంటారు. సరే, వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ నేను అష్టావధానం అంటారు కదా! ఆహ్, అష్టావధానం అంట అష్టావధానం అంటే ఎనిమిది మంది కూరు ఒ ఒక దగ్గర కూర్చుంటారు. ఒకయన్ని అడుగు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. ఒకాయన ఏమడతాడు, సచిన్ టెండుల్కర్ డేట్ ఆఫ్ భర్త్ ఎప్పుడు అంటాడు, ఇంకొకడు ఆయనేమో ఆహ్, రాములు వారి పెళ్ళెప్పుడు జరిగిందంటాడు, ఇంకొకాయన ఇంకొకటంటాడు, ఇంకొకాయన ఒక పధ్యం చెప్పమంటాడు. యన్ని చెప్పింది ఎనిమిది మంది క్వెషన్లు విన్న తర్వాత ఈయన ఒక్కొక్కళ్ళకి ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. ఈలోపు ఆ! ఈలోపు ఎనిమిది మందికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయాలనమాట. సచిన్ టెండుల్కర్ డేట్ ఆఫ్ భర్త్ చెప్పాలి, రాములువారి పెళ్ళెప్పుడు జరిగిందో చెప్పాలి, ఆ పద్యం చెప్పాలి. అలా తర్వాత ఈ ఇవన్
అంటే? ఓకే. ఓహ్! ఓకే. అబ్బో! ఓకే. భలే ఉందండి అసలిదేదో!
ఆ! ఆ! అష్టావధానం అంటే అదే మరి. ఎనిమిది మందితో అవధానం చేయడం అంటారు. ఈ హ్మ్, దీంతో ఇంకోడేం ఏం చేస్తాడో తెలుసా? కాన్సంట్రేషన్ దెబ్బ తీయడానికొకడు గంట కొట్టుకుంటూనే ఉంటాడు. టంగా, టంగా, టంగ కొడుతూనే ఉంటాడు వాడసల.
ఓహో! ఓకే. <chuckles> వావ్!
అ ఇలాంటి ఇవన్నీ ఉంటాయి. నాకు రోజు పొద్దున్నే ఎ ఇలాంటి అష్టావధానం అంటే నలుగురితో అవదానం అవుతుంది. ఒకళ్ళు ఒక్క ప్రశ్న, ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగితే నేనో రౌండు కొడుతూ వాళ్ళకి సమాధానం చెప్తాను. మళ్ళీ తిరిగి, మళ్ళీ వాళ్ళ దగ్గరకో వాళ్ళ బెంచి దగ్గరికొచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళేదో అడుగుతారు, అది చెప్తూ అలా తిరుగుతూ ఉంటాను. ఇదొక టైమ్ పాస్ నాకు రోజు. ఆహ్, ఈ
హుహు. ఓకే. చాలా బావుందసల.
5-7 గంటల వరకు ఇడ్ ఇదైపోతుంది. ఇదయిపోయిన తర్వాత ఇ ఇక ఇంటికి రావడం ఇంటికొచ్చిన తర్వాత గబగబా రెడీ అయ్యి. నేను ఒక పూజ ఒక 2 అవర్స్ పూజ చేసుకుంటాను ఎప్పుడును.
హ్మ్. ఓకే. అంటే పూజ చేసినప్పుడు ప్రసాదాలు ఇంట్లో వండుతారా? లేకపోతే ఏమన్నా నార్మల్‌గా ప్రతిరోజు చేసే పూజే కాబట్టి ఇంకేమన్నా రకంగా పెడతారా?
ఆప్ అహా! లేదు. మనం వండుకున్నది మనం దేవుడికి పెట్టి తిన్నామనుకోండి. కొంచెం. అదో సంతృప్తి. దేవుడు మనం పెట్టంది దేవుడు తినడు గానీ, మనం తింటాడునుకోని తిన్ పెడితే ఎప్పుడో రోజొచ్చి తింటాడు.
అవునవును. నిజమే. <giggles>
కంపల్సరీ. ఆహ్, అందుకని నేనేం జేస్తానంటే రెండు రెండు గంటలు పూజ చేసుకొని దేవుడికి మనం ఇంట్లో వండుకుంది నైవేద్యం పెట్టి మళ్ళీ అన్నం తినేసి
నిజమే.
పరుగెతికుంటూ బ్యాంక్‌కెళ్ళిపోతా. ఇది. నేను చేసే పని.
ఓహ్! ఓకే. మరి ఇంటికొచ్చిన తర్వాత! ఇప్పుడు మీరు ఉద్యోగం పని మీద వెళ్ళిపోతారు పూజ చేసుకొని టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడే భోజనం చేస్తారు. మరి ఇంటికొచ్చిన తర్వాత
ఆ! ఆ! హ్మ్. ఇంక వాళ్ళు ఇంటికొచ్చిన తర్వాత మ
ఎలాంటి అలవాట్లు పాటిస్తూ ఉంటారు? అంటే, ఇంటికొచ్చినాక ఎలాంటి అలవాట్లు పాటిస్తూ ఉంటారు అంటున్నా?
ఆ! మళ్ళీ మామూలే ఇంటికోచ్చిన తర్వాత హ్మ్, న్య మామూలుగా సాయంత్రం రాత్రి 7 గంటలకు అన్నం తినేయడం, పిల్లలతో కాలక్షేపం చేయడం, గబగబాను వా వాళ్ళేదైనా డౌటడిగితే వాళ్ళకి సమాధానం చెప్పడం, ఒకవేళ నాకు తెలియకపోతే ఇప్పుడేమో అడగడం మానేసారు అంతా మొబైల్‌లోను, నెట్‌లో చూసుకుంటున్నారు. ఆహ్. వాళ్ళకి సమాధానం చెప్పియడం, వాళ్ళ డౌట్లేమైనా ఉంటే క్లారిఫై చేయడం, కాకపోతే ఏదన్నా కావాలంటే ఆహా! ఇది కావాలి, రేపి పని చేయాలి, రేపు నువ్వు స్కూలు‌కి రావాలో, కాలేజీకి రావాలో లేకపోతే ఏం చేయాలో ఏదోక చెప్తే సరే నేను చేస్తాననటం. అంతే రాత్రి 9:30కి నిద్ర. మళ్ళీ మార్నింగ్ పొద్దున్న మళ్ళీ పార్ పార్కు మళ్ళీ వ ఆ! అంతే. ఆ!
హ్మ్. <giggles> నిజమే. హ్మ్. ఓకే. సేమ్ రొటీనిక. అయితే ఇప్పుడు మనకి రోజువారీ అలవాట్లు అంటే మెయిన్‌గా ఆహారం గుర్తొస్తుంది. అంటే మనమేం తింటున్నాము? ఆహ్, ఎలా తింటున్నాం? ఎంతో తింటున్నాం? ఇలా ప్రతీదీ కూడా ఒకలవాటే. అంటే క్రమ బద్ధ పద్ధతిలో తినాలి అంటారు కూడా కదా! అలా మీ ఆహారపు అలవాట్లు ఏంటి? ఏమన్నా చెప్తారా?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. నా ఆహారపుటలవాట్లంటే నేను పొద్దున్నే పది తొమ్మిదిన్నర, 10 గంటల మధ్యలో అన్నం తినేస్తాను. లంచు.
హుహు.
మధ్యాహ్నం 2 గంటలకి, అట్లా ఏమన్నా స్నాక్స్ 2:00, 2:30 మధ్యలో ఆహ్, మల్ మల్లి లంచ్ అవర్‌లో ఏమన్నా స్నాక్స్ రాత్రొచ్చిన తర్వాత, 2 చపాతీ, దాల్ ఆర్ కర్రీ ఏదో ఒకటి ఉంటుంది సింపుల్. అయిపే.
ఓకే. అయితే ఇప్పుడు ఎప్పుడన్నా పార్క్‌కి వెళ్ళడం కుదరలేదు. అలాంటప్పుడు మీరింకే అలవాట్లు పాటిస్తారు ఎక్సర్సైజ్ గానీ, యోగా, మెడిటేషన్ లేపోతే పాటలు వినడం, పాటలు పాడడం, డాన్స్ చేయడం <giggles> ఇలా బోల్డు ఉంటాయి కదా! మనం నేర్చుకోవాలి గాని అలవాట్లు. అలా మీరేమన్నా చేస్తారా?
ఆ! ఆ! ఆ! ఆ! అవునవును. ఆ! పాటలు వింటాను, పాటలు పాడతాను. హ్మ్, పాటలు డాన్స్ ఏస్తూ ఉంటాను. ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఆ! ఆ తర్వాత, ఏదో పని అలా చేస్తూ ఉంటాననుకోండి.
ఓహ్! ఓకే అండి.
ఆహ్, ఇంక ఏంటంటే మీకు చెప్పాలంటే, ఆహ్, హ్మ్, ఈ ఎక్ససైజులంటే ఏవో ఒక ఎక్సైజులు కొంతమంది నేర్పినై ఉన్నయి. అవి ఎక్సైజ్లు కూడా చేస్తూ ఉంటాం. పార్క్‌కి వెళ్ళటానికి వీలు లేకపోతే. అది పొద్దున పొద్దున పూటె. సాయంత్రం పూట ఏమి చేయను. ఇంకా, నిద్రే. సాయింత్రం అన్న అదే.
హ్మ్. కాని హ్మ్, హ్మ్. ఓకే. అయితే మీకు ఏదైనా ఒక మంచి అలవాటు వల్ల, మీ రోజువారీ మీరు చేసే ప్రతి అలవాటు వల్ల మీ జీవితం మీదేమన్న ప్రభావం చూపిందా? మీ జీవితంలో ఒక మంచి మార్పు రావడం గాని, అలా జరిగిందా?
ఆ! ఒక మంచి అలవాటు అంటే ఇప్పుడు యోగా చేస్తాం చూసారా? యోగా చేసినప్పుడు హ్మ్, అది మంచి అలవాటు, మంచి మార్పు తప్పనిసరిగా చూపిస్తుంది. ఒక్క రోజుల్లో చూపించదు గానీ, మనం చేస్తూ చేస్తూ ఉండగా. మనం నోట్లో నుంచి ఏ మాటొస్తే ఆ మాటయిపోతుందంతే. యోగా అలా చేయాలి. మీరు కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. అలా ఒక 40 డేసు మీరలా చేసి చూస్తే, ఫార్టీ ఫస్ట్ డే నాడు మీరు ఇలా ఈ మాట అంటే అయిపోతుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే యోగ మీరెక్కువ ఏ ఏ సమయంలో చేసేవాళ్ళు? ఉదయమా లేకపోతే సాయంత్రమా?
ఆ! పొద్దున్న. పొద్దున్నే ఆయా సిక్సు, 5, 6 మధ్యలో వా వాకింగ్ అయిపోగానే, చిన్న చిన్న వ్యాయామాలు తర్వాత యోగా చేసి ఇంటికొచ్చేయడమే, అయిపోతుంది.
ఓకే. మీరెవరికైనా నేర్పించారా? ఇలా యోగా కానీ లేకపోతే మీ అలవాట్లన్నీ కూడా ప్రకృతిని ఆస్వాదిస్తము లేకపోతే ఇలాగ ఆహ్, యోగా చేయడము ఇలా మంచి మంచి అలవాట్లు మీరు ఎవరికన్నా చెప్పారా? ఇలా నేర్చుకోండి, అలా చేయండి అని?
హ్మ్. హ్మ్. హ్మ్. నేర్చుకోమని మా ఇంట్లో వాళ్ళకి చెప్పా, వాళ్ళకేమో న నచ్చలేదు. వాళ్లు చేయలేదు. నేనేమో సరే, "నా దారి నాదే, మీ దారి మీదే. నేనయితే నేనిలా చేసుకుంటూ వెళ్తా, నాకు బాగుంది" అనుకని నేనెళ్ళిపోతూ ఉంటా.
<giggles>
హ్మ్.
ఓకే. ఇన్ని పనులు చేస్తారు కదా! రోజు మొత్తంలో ఆహార నియమాలు కానీ, ఆహ్, లేకపోతే ఉద్యోగంలో స్ట్రెస్ కానీ, లేకపోతే పార్క్ కెళ్లడం. ఇలా ఇన్ని పనుల్లో, ఈ మీరు రోజు చేసే వాటిలో, మీకు ఏది ఎక్కువగా ఆనందాన్ని ఇస్తుంది?
అది. ఆ! ఆ! ఏదెక్కువ ఆనందం అంటే, ఈ పార్క్‌లోకెళ్ళి ముసిలోల్లతోని గడపడం ఒకటి బానే ఉంటుంది. స తర్వాత సాయంత్రం పూట మా పాప ఇంట్లో కూర్చొని ఏంటి డాడీ ఇలా చేసావు నువ్వు. ఇది ఇలా నేను వద్దన్నాను కదా! నువ్వు విన్నావు కాదు, అని చెప్పి చెప్పడం. అదొకటివి బాగా ఆనందం అనిపిస్తూ ఉంటుందిలెండి. దిగెం
హ్మ్. <giggles> ఓకే. అయితే మీరు హ్మ్. మీ ఆహారపు అలవాట్లు కానీ, మీ రోజువారీ అలవాట్లు, ఎలా మీ జీవితాన్ని ప్రభావితం చేసాయి, మీరేమేమి నేర్చుకున్నారు, పార్క్‌కెళ్ళి ఎలా గడిపేవాళ్ళు, అంటే వయసులు పెద్దవారితో ఎలా కొంచెం సరదాగా, ఫన్నీగా ఉండేవాళ్ళు చాలా చక్కటి విషయాలు. నాకైతే ఒకడు కొత్తది కూడా నేర్పిచ్చారు. అష్ట ఏటితండి అది అష్ట? ఏమో హ్మ్, అష్టవధానం. ఆ! మర్చిపోయాను, మర్చిపోయాను. అష్టవధానం. అనేది చాలా కొత్తగా వింటున్నాను. భలే ఉందండి అసల ఆట ఏదో గానీ, అంటే మనకి కొన్ని, కొన్ని కొత్త, కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత మనకు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వాకింగ్ చేయడానికి గానీ, జాగింగ్ చేయడానికి గాని. భలే ఉందండి. ఈసారి తప్పకుండా ఇలాంటివన్నీ ఫాలో అవుతాను. షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి.
నేను వద్దు అని చెప్ ఆ! ఆ! ఆ! అష్టావధానం. అష్ట అవధానం. ఆ! ఎనిమంది ఆ! ఆ! ఆ! హ్మ్. ధన్యవాదాలండి.